ఓకే. హ్మ్.
ఆ! ఉదిత్ నారాయణ పాడింది గదా! పాట. ఆ పాట మళ్ళా మనోడు చాలా పాత సింగరు. ఎలా అంటే చాలా ఇప్పుడు బాలు గారి వయస్సు ఇలా ఉంటుంది గదా! ఆ! అలాంటి సింగర్ అనమాట. అతని వాయిస్ ఎలా ఉంటది?
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. నిజంగానే! ఆ! అలాగే ఉంటుంది గదా! ఆ!
హ్మ్. ఆ! అలాగే ఉంటుంది. మళ్ళీ పాడిందెవరికి? మన శంకర వరస వరప్రసాద్ గారు. హ్మ్. ఈ సంక్రాంతికొచ్చేస్తున్నారు సినిమాలో చిరంజీవి గారికి పాడింది. చిరంజీవి గారు ఎంత ఏజ్ ఉంటుంది. సో, ఆ పాడిన ఆ! ఇంగ ఆ! ఇదే. హ్మ్. ఈ సహజ సిక్స్టీ ఫై అండి. ఇప్పుడు ఆ సహజత్వానికి దగ్గరగా ఉండాలని ఆ వాయిస్ మన చిరంజీవి పాడేటప్పుడు, ఇప్పుడు చిరంజీవిదెట్లుంటది ఏ మిసల పిల్ల, నీ ముక్కు మీద అంటే <smacks lips> ఆ ఆ బేస్ అట్లుంటది గదా! ఇప్పుడు దానికి ఎవరితోనన్నా ఇప్పుడు "హేయ్ మిసల పిల్ల" అని పాడితే ఎలా ఉంటుంది. ఆ!
ఓహో! వామ్మో! నిజంగా 60 ఇయర్స్ గదా! ఆ! అవును. అవును. హ్మ్. ఓకే. హ్మ్. అంతే గదా! <laughs> ఆ! అవును. నిజంగానే. <laughs> అదా చూడ్డానికి బాగోదండి. ఏదో ఒక 60 ఇయర్స్ పర్సన్‌కి 25 ఇయర్స్ ఒక మెయిల్ వాయిస్ పెడితే ఎలా ఉంటుంది. నిజంగా మీరున్నట్టు. ఆ! అవును. అవును. అవును.
వేరైటీ‌గా ఉంటుంది. ఆ! అలా ఉంటది స్ కరెక్ట్. మీరు మీరు గు ఇప్పుడు డిఫరెన్స్ గుర్తించారా మీరు? ఇప్పుడు మన, ఇప్పుడు మన పోయినసారి మన అనిల్ రావిపూడి తీసిన సినిమాలోనే వెంకటేష్ గారి పాట. అది. హ్మ్. గోదారి గట్టు మీద రామసిలకావే అది వెంకటేష్‌కి సెట్ అయింది గదా!
హ్మ్. గుర్తిచ్చాను. గుర్తించాను. ఆ! ఏదో పాటుంటది. ఆ! యెస్. యెస్. అవును.

నిజంగానె ఒక మ్యూజిక్ వైబ్ గానివ్వండి, అంటే అక్కడున్న వర్డ్స్ వాళ్ళు మంచిగా రాస్తారు గదా! లిరిక్స్ అనేవి. ఆహ్, ఇప్పుడు మన వాళ్ళేంటంటే మ్యూజికనేది బాగా దీస్తున్నారు. మనకి కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది గాని హ్మ్.
హ్మ్. అవును. అవును. అవును. అవును. హ్మ్. ఇప్ అప్పుడేంటంటే స్ సా సాహిత్యం రచన అనేది అప్పుడుండేది. ఇప్పుడేంటంటే మ్యూజికు.
హ్మ్. అవును. మ్యూజిక్ లేదు. ఇప్పుడు మ్యూజిక్ ఉంది. మన సాహిత్యమనేది లేదు. ఆ!
ఇప్పుడు ఓన్లీ <smacks lips> ఇప్పుడు ఓన్లీ 'త్రిగణన దూత,' <smacks lips> అంటే మ్యూజికె అయిపోయింది ఇంగ. మనకు <laughs> అది అది కిల్లింగ్, కిల్లింగ్ ఇట్ అప్, కిల్లింగ్ ఇట్ అప్ బ్రూటల్ అని జెప్పేశి ఇంగ్లీష్ పదం అండి అది. అది తెలవక మన ఒక <smacks lips> రివ్యూ ఇచ్చే ఒక అతను ఆహ్, రావాలని జెప్పేశి ఆ క్యాండిడేట్ వాడికి తెలీక, "ఇలా ఒచ్చినప్పుడు ప్రతిసారి ఒకటే మ్యూజికేస్తారంటే," ఏ మ్యూజిక్‌రా అంటే, కిల్లింగ్ ఇట్ అప్ బ్రూటల్ అనక, వాడు నోరు తిరగక "త్రిగణన దూతా" అన్నాడు. అది ఇంగా ఫేమసయిపోయింది.
<chuckles> అవును. అసలేంటండి ఈ త్రిగణన దూత ఏండి, ఏదో జెప్తున్నారు ఆహ్, పవన్ కళ్యాణ్ జూసారు. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. <laughs> నిజంగా గదా! హీరోయిన్ ఆ! ఇట్లా పవన్ కళ్యాణ్ అట్లా సైలెంట్‌గా కూర్చున్నాడు. హీరోయిన్ పైనుంచి ఒస్తుంది. ఆహ్, ఇట్లా స్టాటిక్ అర్థం ఏంటి అని అనగానే 'త్రిగణన దూత' అని స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ అసలు. ఆ! అవును. అవును.
హ్మ్. ఆది మ్యూజిక్ డైరెక్టరు ఆ! <laughs> ఆ! మీరు జూసారా అదే వీడియో. మన తమన్ గూడా, తమన్ గూడా జూసాడు. చూసి రిప్లై గూడా ఇచ్చాడు. 'త్రిగణన దూత' అని. మీరు హ్మ్. హ్మ్. <laughs> త్రిగణన దూత అన? <laughs>
ఓకే. <laughs> నిజంగా అదేదో ఇదే సెట్ అయింది గదండి. ఇదే బావుంది గదా తనికి. కదా? ఆ! అవును, అవును. ఇదే సెట్ అయింది. నేను నిజంగా ఆహ్, దాని మీనింగ్ అదే అనుకున్న ఇప్పడి వరకు, మీరు చెప్పే వరకు తెలీదు నాకు.
ఆహా!

అది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నునునెగ్గుల ఈ మొగ్గలు నీ బొగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రుతలూగి మేఘాలతోటి రాగాలు లేక నీ కంపినాను రావా దేవి జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. అసలు బాలసుబ్రహ్మణ్యం గారు పాడే <giggles> థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. ఆ! ఆ సహజత్వము కానీ ఆ గంభీరం గానుంటది. ఇపుడొచ్చిన కొత్త వాళ్లేలా పాడతారో తెలుసా అండి! ఇదే పాట ఒకవేళ కొత్తవాళ్ళు పాడారనుకోండి ఎలా ఉంటుందంటే జాబెల్లి కోసం ఆకాశమల్లె ఇలా ఇలా ఉంటుంది. <smacks lips> అంటే ఎలాంటే దాంట్లో ఉన్న సహజత్వముండదు.
బా పాడారు. అవును. నిజంగానే. అవును. హ్మ్. అది చెప్తా ఆ! ఓకే. <laughs> అవును. అవును. అంటే మ్యూజిక్‌ని కొంచెం కాదు కాదు, మ్యూజిక్‌ని ఇక్కడ మన వాళ్లేంటంటే హై పిచ్‌లాగా జేస్తున్నారన్నమాట. ఆ! అవును. హ్మ్.
ఆ! మ్యూజిక్ ఓకే అండి. మ్యూజిక్ పెంచుకోండి. కానీ అన్ని పాటలకి కాదు కదా! ఇప్పుడు కొంచెం పార్టీ సాంగ్సుంటాయి, లౌడ్ మ్యూజిక్ ఉండే సాంగ్స్ ఓకే.
హుహుహు. అవును. మరీ ఇప్పుడొక పాట ఒచ్చింది గదా! 'మిసాల పిల్ల' అని చెప్పేసేసి మరి ఆ సాంగ్ గురించి కొంచెం అది కొంచెం ఓల్డ్‌లాగే అనిపిస్తుంది గదా! పాట చూస్తుంటే.
హ్మ్. అవును. అవును. అదీ, అది మీకు చెప్తా ఎలా ఓల్డ్‌ల అనిపిస్తదంటే, ఆహ్, ఇప్పుడతను పాడిందెవరు పాట? మన 'ఉదిత్ నారాయణ'
హ్మ్.